సోషల్ మీడియా అనేది మన పర్సనాలిటీని చూపించే ఒక రిఫ్లెక్షన్ లాగా, ఒక ప్రతిబింబం లాగా, ఒక అద్దం లాగా మారిపోయింది.
అవును.
అయితే మనము మనం ఇంకా అద్దం అని చెప్పాం కాబట్టి, ఆ అద్దం మనకు మాత్రమే కనిపించాలా? లేకపోతే టూవే మిర్రర్ లాగా అందరికీ కూడా కనిపించాలా? అనేది ఆహ్, డెసిషన్ తీసుకోనాల్సింది మనమే. అయితే అవి మీరు ఎలా డిసైడ్ జేస్తారు? మీరు సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏది ఎంచుకున్నారు? అసలు ఎందుకు ఎంచుకున్నారు దాన్ని?
అవునండి. నేనైతే స్టార్టింగ్ అండి నాకు ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి చూడండి. అవి ఈ యూట్యూబ్‌లో అంటే ఎక్కువగా ఏమీ ఉండదు కాబట్టి నార్మల్‌గా జనరల్‌గా నేను మన ఫాలోవర్స్ కానివ్వండి ఏది ఎవరికీ కనపడదు. మనం ఏదైనా పోస్ట్ పెడితేనే అందరికీ కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఈ ఇన్‌స్టాగ్రామ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అయితే ప్రైవేట్‌లో పెట్టుకున్నాను. అంటే నాకు భయమేసింది అన్నమాట మన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎళ్ళిపోతుందేమో. ఈ ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా అండి చాలా ఆప్షన్స్ అడిగింది. మెయిల్ ఐడీ అని, ఫోన్ నంబర్ అని, లేదు అంటే మన అడ్రెస్సు, ఇలా చాలా వరకు చాలా డీటెయిల్స్ అడిగింది. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఆహ్, అందరికి కనిపిస్తుందేమో పబ్లిక్‌కి అన్నట్టుగా నేను ప్రైవేట్‌లో పెట్టుకున్నానన్నమాట.
అవునండి. అవును. ఓకే. అవును. నిజమేనండి.
అయితే కొంచెం, కొంచెం నిదానంగా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఏదో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకలవాటు. అలా, అలా స్టార్ట్ చేసి పోస్ట్ చేస్తున్నప్పుడు అందరూ ఏంటంటే సజెషన్ చేసింది ప్రైవేట్‍లో పెడితే ఎవరికీ రాదు, ఓన్లీ నిన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో, లేదా నువ్వెవర్ని ఫాలో అవుతున్నావో వాళ్ళకే వస్తుంది. అందరికి రా అంటే నువ్వు హ్మ్ నువ్వు పబ్లిక్‌లో పెట్టాలని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారన్నమాట. సో పబ్లిక్‌లో పెడితే ప్రైవేట్‌లో పెడితే ఏంటి డిఫరెన్స్ అన్ని తెలుసుకున్నాను. అయితే పబ్లిక్‌లో పెట్టాం అనుకోండి మనం ముందుగా ఫిక్స్ అయిపోవాలి. నెగెటివిటీ కూడా ఉండిద్ది అనేది ఫిక్స్ అయిపోవాలి.
ఓకే. వాళ్ళకి వస్తుందని చెప్పారు. ఓకే. ఆహా! ఉండుద్ది అనే అనేది మనం ఫిక్స్ అయిపోయే తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట.
ఆ! ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనం ఒక వీడియో పెట్టాము అంటే అది అందరికీ నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చొచ్చు కూడా. మనం చెప్పలేం కాబట్టి కొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెడతారు, కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెడతారు. మనం దానికి బలంగా ఫిక్స్ అయిపోయి ఏదైనా పర్వాలేదు నేను తీసుకోగలను అన్నప్పుడు మాత్రమే ఆహ్, ఏమంటారు దాన్ని అకౌంట్ అనేది పబ్లిక్‌లో పెట్టుకోవాలి. లేదు
అవునండి. అవును. ఖచ్చితంగా.
నేను కొంచెం సాఫ్ట్ హార్టెడు, నేను ఎ నాది నేనే ఎవరికీ చూయించను, నార్మల్‌గా ఉంటాను. అనుకుంటే మాత్రం ప్రైవేట్‌లోనే పెట్టుకుంటే బెటరండి. ప్రైవేట్‌లో పెట్టుకుంటే, ఎలాంటి భయాలు ఉండవు. అంటే ఎవరూ మనకొచ్చి కామెంట్ చేయరు. ఎవరు వచ్చి షేర్ చేయడాలు, సేవ్ చేసుకోవడాలు. ఆహ్, లేకపోతే వాళ్ళ దాంట్లో స్టోరీలు పెట్టుకోవడాలు. ఇలాంటియి ఏం ఉండదు కాబట్టి, మనకేం ప్రాబ్లమ్ రాదు. అదే పబ్లిక్‌లో అనుకోండి
నిజమేనండి. అది చాలా మనకి మంచి ఆహ్, ఒక పర్స్‌పెక్టివ్ కూడా ఉంటుంది. మన ప్రశాంతంగా ఉండొచ్చు జీవితంలో, ఎటువంటి జంఝాటం ఉండదు మనకి.
అవును. నిజమేనండి. నాకు ప్రైవేట్‌లో పెట్టినప్పుడు అసలు ఎలాంటి ప్రాబ్లమే లేదండి. ఎందుకంటే ఒక పోస్ట్ చేసేదాన్ని. మా చుట్టాలే, లేకపోతే నేను ఎవరినైతే ఫ్రెండ్స్‌గా అనుకున్నానో, ఆ ఫాలోవర్స్ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. చక్కగా ఉండేది, నాకేం దిగులు ఉండేది కాదు, పెట్టి వదిలేసేదాన్ని. అసలు ఎప్పుడైతే ఈ పబ్లిక్‌లోకి మార్చుకున్నానో, అప్పటి నుంచి ఒక వ్యసనం అయిపోయిందండి. అంటే ఎంతమంది చూశారు, ఎన్ని లైక్‌లొచ్చిన్నియ్యి, ఎంతమంది షేర్ చేశారు, కామెంట్లేవైనా వచ్చినాయా! పాజిటీవోచ్చిన్నియా, నెగటీవోచ్చిన్నియా, రకరకాలుగా
ఓకె. నెగిటివొచ్చెయీ. ఈ థాటంతా ఉండేది మీకు.
ఆ! మరెవరైనా నెగెటివ్‌గా పెట్టారనుకోండి, ఒక్కోసారేమో లైట్ తీసుకునేదాన్ని, ఒక్కోసారేంటంటే మనసుకు తీసేసుకునేదాన్ని ఎందుకబ్బా! ఇలా పెట్టారు? ఇందులో ఏముంది
అవును. నిజం. ఆహ్ అదే, ఆ ప్రాబ్లమ్ అందరికీ ఉంటుందసల పబ్లిక్ వన్స్ పెట్టగానే. వాళ్ళేమంటున్నారు? వాళ్ళేంచేయాలి? వాళ్లెందుకు అలా అంటున్నారు? అనేది చాలా ఉంటుంది అసల మనకి.
అవునండి నాకసలర్థం కాని విషయం ఏంటంటే ఒక నెగిటివ్ కామెంట్ పెట్టాలంటే ఎంత ఆతృతగా పెడతారంటే, వాళ్ళకి కావాలి అనే ఇదిలో పెట్టేస్తారనమాట. అదే పాజిటివ్ కామెంట్...
అవునండి. నిజమే.
పాజిటివ్ కామెంట్ మాత్రం పెడతానికసల అస్సల చేతులే రావండి బాబు. ఒక్క మాట కూడా బాగుంది అని కానీ ఏమీ పెట్టరు. అది బాగోలేదు లేకపోతే చూడ్డానికి ఆహ్, వంట కానివ్వండి, ఆహ్, బట్టలు కానివ్వండి, చూడ్డానికి బాగోలేదు అంటే వెంటనే చెప్పేస్తారు. ఎబ్బే! ఏం బాగాలేదు. చూడడానికి మీకు ఇది సూట్ అవ్వలేదు. ఇలా రకరకాలు చెప్తారు.
అవును. నిజమేనండి. అవును. అయితే మీరు అసలు ఎందుకు పబ్లిక్ చేయాలి అని అనుకున్నారు? ఏ కారణం మీద?
నాకనిపిచ్చింది. ఆహ్, నేనెందుకు అనుకుంటున్నానంటే అనుకున్నానంటే అండి నేనెక్కువగా నా వీ నా వీడియోస్‌లో పెట్టేది బొమ్మలు వేయడం కానివ్వండి, వంట చేసేవి కానివ్వండి, ఇప్పుడిప్పుడు నార్మల్‍గా వ్లాగ్స్ అవి చేస్తున్నాను. కానీ మా ఫ్రెండ్స్ ఏ రోజైతే నాకు సజెస్ట్ చేశారో, ఆ టయానికి నేను చేస్తున్నయన్నీ కూడా బొమ్మలు గీయడము, వంట చేయడం అవే. సో, వాళ్ళేం చెప్పేవాళ్ళంటే "నువ్వు బొమ్మలు గీస్తున్నావు. అదందరికీ ఉపయోగపడే విషయమే కదా! 10 మంది చూస్తే ఉపయోగం ఏంటి నీ వీడియోలు? 100 మంది చూస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎలా బొమ్మలు గీయాలో, ఎలా పెయింటింగ్ వేయాలో. అలా అన్నీ రకాలు నేర్చుకుంటారు కదా! అదేదో వీడియో తీసి ఇట్లా ఐ మీన్ పబ్లిక్‌లోనే పెట్టు నీ వీడియోసన్నీ కూడా" అని చెప్పారన్నమాట. వంట కూడా అందరూ నేర్చుకుంటారు. అవునండి. అప్పుడు నేనింక స్టార్ట్ చేశాను. పబ్లిక్‌లో పెట్టడము. ఇంకా అది నాకు అలవాటైపోయింది. ఇందులో కూడా చాలా రకాలుండేవండి. ఒక బొమ్మ గీసి నా చెయ్యి కనిపిస్తూనే ఉండిద్ది. అహా! నేను గీస్తున్నప్పుడు నా చెయ్యి కనపడతానే ఉండిద్ది.
ఓకే. ఆహా! అవును. ఓకె. మంచి పొజిషన్ ఇచ్చారు. నిజంగా. ఓకె. అవును. కనబ కనపడడం సహజం. కనపడకుండా గీయాలంటే అసలు కష్టమండి.
కదా! అయినా కానండి అది బొమ్మ నువ్వు గీయలేదు, అది ఫేకు, ఇలాంటివి కూడా పెట్టేవాళ్ళు నాకు కామెంట్స్.
అయ్యయ్యో! ఆళ్ళనొచ్చి గీయమనాల్సిందైతే.
అదే కదా! నాకు అదే అనిపించిందండి. నానైతే ఒకళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. "ఓకే, మీరు గీయండి సేమ్ ఇదే బొమ్మ. నాకు పక్కన నన్ను రీమిక్స్ చేసి <giggles> పెట్టండి. అప్పుడు చూద్దాము. ఎవరు ఎలా గీసారో" అలా పెట్టానన్నమాట. ఎందుకంటే ఆహ్, వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. మా
అవసరం లేదు. నిజమే.
అయినా గానీ మనకి బాధనిపిస్తది గదా! మనం అంత కష్టపడి బొమ్మ గీసుకొని ఏదో మన ఆనందం కోసం పెడితే వాళ్ళెవరో కామెంట్స్ చేసేదేంటి? అని మనకు ఒక లా రకమైన ఇదనిపిస్తది కదా! అందుకే నేను తిరిగి రిప్లై ఇచ్చానన్నమాట. సాధారణంగా అయితే వదిలేస్తానండి నెగెటివ్ కామెంట్స్ వచ్చినయంటే అసలు చూసి చూడనట్టుగా వదిలేస్తాను. ఎందుకంటే మన అకౌంట్
ఓకే. వదిలేస్తారు. అది చాలా మంచి విషయం అండి. అలా వదిలేయటం కూడా వదిలేయగలగడం కూడా చాలా ఆహ్, స్టామినా కావాలి, స్ట్రెంత్ కావాలి, మెంటల్ స్ట్రెంత్.
అవును. ఇప్పుడిప్పుడైతే అండి ఈ సోషల్ మీడియా అం ఇందులో ఇంకా ఎక్కువగా యాక్టివ్‍గా ఉంటున్నాను. ఇన్స్టాగ్రామ్‍లో కానివ్వండి వీటిల్లో. అప్పుడు చాలామంది నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఎలాగా అంటే, "అసలు ఇది నీకు సూట్ అవ్వలేదు". ఆహ్, లేకపోతే, "నీ వాయిస్ బాలేదు". ఇక రకరకాలుగా అండి. ఆహ్, "నీ హెయిర్ స్టైల్ బాలేదు" అన్ని రకాలు పెడుతూ ఉంటారు. నేనసలు ఏది కూడా పట్టించుకోను.
ఓకే. ప్రతీదీ షేర్ చేసేస్తూ ఉంటారు.
హ్మ్. ఏదో ఒకటి నెగటివిటీ అండి. నెగటివిటీ స్ప్రెడ్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. మా వారనుకోండి ఒకటే చెప్తారు, "ఏం పర్లేదు. అంటే అందరికి నచ్చాలని లేదు. ఇంట్లో ఇంతమంది పొగుడుతున్నాం కాబట్టి హా, ఖచ్చితంగా బయట ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి నెగెటివ్‌గా అంటారు. సో, నువ్వు అన్నిటికి అడ్జస్ట్ అయిపోవాలి. అన్నిటిలకి బ్లైండ్‌గా ఫిక్స్ అయిపో" అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. నేనింకా అవన్నీ కూడా పట్టించుకోను. అవును.
అవును. చాలా మంచి సజెషన్ అండి. నిజంగా హస్బెండ్స్ అనేవాళ్ళు చాలా మందికి డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. "ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి అవసరమా నీకు? ఏ లేకపోతే అది చేయకపోతే ఉండలేమా?" అన్నట్టు అంటూ ఉంటారు. కానీ, మీది నీకు మాత్రం మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారండి.
అవును. అవునండి. మా అత్తయ్యగాని, మా మామయ్యగారు కూడా ఎలా చెప్తారంటే, "ఇలాంటివి చేస్తే నీకు ఇంకా రీచ్ ఉండిద్ది. ఇలాంటి వీడియోస్ చెయ్, అలా వీడియోస్ చెయ్, మ మంచిగా రెడీ అయ్యి చెయ్" ఇలా అన్ని సజెషన్స్ ఇచ్చేవాళ్ళెవున్నారు కానీ, ఏ రోజు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదండి.
డిస్కరేజ్ అయితే చేయలేదు. చాలా మంచి విషయం అండి. అయితే, ఎవరో చూస్తున్నారు? వాళ్లేదో అంటున్నారు? అనేది భావన అయితే మీకు లేదు నేను స్ట్రాంగ్‍గా ఉన్నాను అంటున్నారు. అయితే పబ్లిక్ ఒపీరియం అదే పబ్లిక్ అకౌంట్ పెట్టిన తర్వాత మీ మైండ్‌సెట్‌లో చేంజ్ అనేది ఎలా వచ్చింది?
అవునండి. అంటే నాకేమనిపించేదంటే, అదివరకే చేసేదానికంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు 10 మంది చూసేదానికిని 100 మంది చూసేదానికిని చాలా తేడా ఉండిద్ది. కాబట్టి మనం ఏంటంటే, 100 మంది చూడగలిగే వీడియోసే చేయాలి. మనం ఇంట్లో వాళ్ళే కదా! చూస్తుందన్నట్టుగా, నార్మల్‍గా కాకుండా, కాస్త మంచిగా రెడీ అవ్వడం కానివ్వండి, లేకపోతే మనం మాట్లాడే మాట తీరు కూడా, 100 మందికి నచ్చేలా ఉండాలి. అంటే, నచ్చాలి అంటే అన్ ఆహ్, అందరికి నచ్చేసి, మెచ్చాలని కాదు. నా ఒపీనియన్ ఏంటంటే అండి, అందరికి ఉపయోగపడే వీడియోలైతే బాగుండిద్ది. లేదు అన్ని వేళలా అలా చేయలేం కాబట్టి, కొన్ని మనం సరదాకి చేస్తా 90% ఎవరో ఒకరికి ఉపయోగపడే వీడియోలైతే, మనల్ని ఎక్కువగా ఆదరిస్తారు కదా! మనకంటూ ఒక గుర్తింపొస్తుంది కదా! అని అనుకున్నాను. ఈ పబ్లిక్‌లో పెట్టినప్పుడు కూడా అండి, చాలా రకాలుగా మనం జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే, 100 మందికి కనిపిస్తుంది, 1000 మందికి కనిపిస్తుంది కాబట్టి, మన అకౌంట్ ఈజీగా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. మనకు అప్పుడప్పుడే హ్మ్. అప్పుడప్పుడే వచ్చి కొంచెం కొంచెంగా వైరల్ అవుతున్నామనుకోండి, ఖచ్చితంగా హ్యాక్ చేస్తారు అకౌంట్‌ని. అంటే మనది కంట్రోల్‌లో లేకపోవడము, మన వీడియోస్ డిలీట్ అయిపోవడము, లేకపోతే మన అకౌంట్ నుంచి వేరే, వేరే వాళ్ళకి మెసేజ్‌లు ఎళ్ళిపోవడం కానివ్వండి, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ప్రైవేట్‍లో ఉంటే హ్మ్. ప్రైవేట్‌లో ఉంటే, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి ఉండవండి. పబ్లిక్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్సు. ఇంకా ఏంటి ఆ పాలసీలు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నామా, లేదానేది చూసుకోవాలి. అది మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పంపిస్తూండిద్ది. ఇలా, కొత్త రకమైన పాలసీ వచ్చింది యూట్యూబ్‌లో, దీనికి మీరు అంగీకరిస్తున్నారా, అయితే టిక్ బాక్స్‌లో టిక్ కొట్టండి, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయన్నమాట. అదే ఎవరైతే యూట్యూ క్రియేట్
అవును. తాత్కాలుంద అవును. నిజమేనండి. ఓకే. ఎలాంటివండి? ఖచ్చితంగా. ఓకే. అవునా? ఉంటాయా ఇలాంటివి? ఓకే. అవును, నిజమే. అవునండి, నిజమే. అయితే, ప్రైవేట్ అకౌంట్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ హానెస్ట్‌గా వీడియోసు వీడియోస్ ఉన్నాయా? లేకపోతే, పబ్లిక్ అకౌంట్ ఉన్నప్పుడు ఉన్నాయా?
2 రకాలుగా ఒకటేనండి. నేను పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, ఎక్కువగా పెడుతున్నాను వీడియోసు, ప్రైవేట్‍లో ఉన్నప్పుడు 2 రోజులకి ఒకటి, 3 రోజులకి ఒకటి పెట్టి వదిలేసేదాన్ని. ఎప్పుడైతే పబ్లిక్ అకౌంట్‌కి షిఫ్ట్ అయ్యానో, అప్పటినుంచి ఏంటంటే ప్రతిరోజు ఎవ్రీ డే ఒక పోస్ట్ ఉండేలాగా చూసుకున్నా. ఎందుకంటే, అండి ఒకసారి మనం పబ్లిక్ అకౌంట్‍లోకి చేశాము అంటే, ఖచ్చితంగా మనకి రీచ్ వచ్చిందనుకోండి మనకి యూజ్ ఉండిద్ది. అంటే, మనకు కూడా ఏదో ఒకటి కాస్త ఇన్ఫర్మేషన్ తెలియడం కానివ్వండి, మనకి ఇలాగా ప్రమోషన్స్ కానివ్వండి, ఏదో ఒకటి మనకి హెల్ప్ అవుతుంది. మనం ఒకటి ఆశించి పెట్టినప్పుడు అది జరుగుతుంది. కాబట్టి మనకు కన్సిస్టెన్సీ అనేది కావాలండి. ఖచ్చితంగా, ఈ సోషల్ మీడియా మొదలు పెట్టాము, అందులోనూ, పబ్లిక్ అకౌంటైతే మనకి ఈ కన్సిస్టెన్సీ వల్ల మనకి రీచ్ ఎక్కువగా ఉండిద్దన్నమాట. సో, దానివల్ల మనం అందుకని నేను ఎక్కువగా పెడుతూ ఉండేదాన్ని, అంతే తప్ప, నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడాలు అలా అయితే ఎప్పుడు జరగలేదండి. ఆ నా దుస్తులు మార్చుకొని, వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలానే ఉండాలి పలానా ఇన్‌ప్లు‌యెన్సర్‌లు ఇలా వేసుకున్నారు. అలా నాకు ఎప్పుడు అనిపియలేదు.
ఓకే. ఆహా! అవును. నిజమే. అవునండి. నిజమే, చాలా చక్కగా చెప్పారు. ఓకే. ఓహో! ఓకే. అంటే మ్ మీరు కొంచెం ఏంటంటే, వాళ్ళందరూ ఆహ్, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఏం చేసినా సరే, మీది మీ ఏంటో మీకన్నీ తెలుసు కాబట్టి ఆ లిమిట్‌లోనే ఉన్నారన్నమాట.
అంతే అండి. అలాగే ఉన్నాను. అలాగే ఉండాలని డిసైడ్ అయ్యాననమాట. ఎందుకంటే అండి ఈ ఫ్యా
అదే విధంగా ఈ పబ్లిక్ అకౌంట్ వల్ల అసౌకర్యానికి గురైన సందర్భాలేదన్నా ఉన్నాయా?
చాలా సార్లండి. ఏంటంటే మనకు తెలియకుండానే, మన వీడియోస్‌ని వాళ్ళ స్టోరీస్ కింద పెట్టేసుకుంటూ ఉంటారు. అది ఎవరెవరో చూస్తారు. ఏదేదో కామెంట్స్ పెడతారు. స్క్రీన్‌షాట్‌లు తీసుకుంటారు. అంటే, మనం ముందుగానే ఫిక్స్ అయిపోవాలిలే అండి. చెప్పాలంటే, పబ్లిక్ అకౌంట్‌కి పెట్టాము అంటే ఇదంతా కామన్. కాకపోతే కొన్ని, కొన్ని సార్లు మనకి నిజంగా ఇబ్బంది అనిపించిందనుకోండి, మనం దానికి కాపీరైట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది నా వీడియో. నా వీడియోని వీళ్ళు ఇలా స్టేటస్ పెట్టుకున్నారు. లేకపోతే, నా వీడియోని వీళ్ళు మళ్ళీ పోస్ట్ చేసుకున్నారు. నా వీడియో నాకు కావాలి, అని మనం ఒక కాపీరైట్‌ని క్లెయిమ్ చేశామనుకోండి వాళ్ళకి వెంటనే మెయిల్ వెళ్ళిపోతుంది. వాళ్ళు పలానా రిజిస్టర్
అవునండి. అవును, నిజమే. అవును. ఓకే. అంటే, మన వీడియో పెట్టుకుంటే మనకి అంటే స్టేటస్ పెట్టారనుకోండి. అది ఇంకా మనం పబ్లిక్ యాక్సెస్ ఇచ్చినప్పుడు స్టేటస్‌లనేవి స్టోరీస్ అనేవి పెట్టుకుంటారు కదా! మరి అందుల్లో
హుహు. స్టేటస్ పెట్టుకున్నా పర్లేదు. అంటే ఎలా అంటే నండి ఇప్పుడు అది పాజిటివ్‌గా పెట్టుకున్నారనుకోండి, ఆ! నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఇదిగోండి మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ అమ్మాయి చేసే వీడియోలు బావున్నాయి, అని పెట్టుకుంటే బానే ఉండిద్ది. అలా కాకుండా, మనల్ని ట్రోల్ చేసే విధంలో కానివ్వండి, లేదంటే మన పర్మిషన్ లేకుండా అసలు వాస్తవానికి మంచిగా కూడా పెట్టకూడదండి. మనం చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళకేం ఎఫెక్ట్ కాదు. కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఒకళ్ళు పెట్టారు. నిజంగానే ఒక వీడియో నాది, మా వారిది ఒక వీడియో పెట్టారు అనమాట స్టేటస్‌లో. నేను చూసి ఆ! అందరు ఏంటంటే మంచిగా పెట్టేవాళ్ళు అక్క, బావనో లేపోతే, హార్ట్ సింబల్స్ పెట్టి ఏదో ఒక రకంగా పెట్టేవాళ్ళు కాబట్టి, నేను కూడా లైక్ కొట్టి వదిలేసేదాన్ని. అలా కాకుండా, ఎవరైనా నెగెటివ్‌గా పెట్టిన లేదు నాకా మనిషి నచ్చలేదు. ఆ మనిషి నా వీడియో పెట్టారంటే, నేను ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ చేయొచ్చు. నాకు ఆ రైట్స్ ఉంటాయనమాట.
ఓకే. అవునా? ఓకే. ఆహ! ఓకే. ఆ రైట్ ఉందనమాట. ఓకే. మంచి విషయం చెప్పారండి.
హ్మ్. ఎందుకంటే, ఒరిజినల్ వీడియో నేనే కదా క్రియేటరు. సో, నాకా రైట్ ఉండిద్ది. అదొక పాలసీ అనమాట. మనం కాపీరైట్ క్లైమ్ చేశామనుకోండి, ఆహ్, వాళ్ళ అకౌంట్‌కి వెళ్లి చెక్ చేసి వాళ్లదా కాదా చెక్ చేసి ఎవరిది వీడియో అంటే అది చూసుకుంటారు. ఎవరు ఫస్ట్ పోస్ట్ చేసారు
ఓకే. ఆ! ఎవరిది ఒరిజినల్ వీడియో అని చూస్తారు.
హ్మ్. ఎవరు ఫస్ట్ పోస్ట్ చేసారు? ఎవరిది ఒరిజినల్ అని చెప్పి చూసుకొని అప్పుడు ఏక్ ఆ వీడియో డిలీట్ చేయడం వాళ్ళ అకౌంట్‌లో నుంచి, లేకపోతే వాళ్ళకి ఒక మెయిల్ వస్తుందనమాట. ఇలా పలానా వ్యక్తిది మీరు పెట్టారు. ఇలా మీ మీద క్లెమ్ ఉంది. రిమూవ్ చేయకపోతే మీ అకౌంట్ పోతుంది అని చెప్పి.
కరెక్టెనండి. ఓకే. ఆహా!
ఖచ్చితంగా. ఇన్‌స్టాగ్రామ్‍లో అయితే అకౌంట్ పోయేదాకా రాదు కానియండి వాళ్ళకి వార్నింగ్ వస్తుంది. యూట్యూబ్‍లో అయితే కంప్లీట్‌గా ఒక 2, 2 సార్లు కనుక కాపీరైట్‍ని క్లెయిమ్ చేశాము అంటే మూడో సారి క్లెయిమ్ అవ్వదు. ఖచ్చితంగా స్ట్రైక్ అయిపోయి అకౌంట్ పోతుందనమాట. అది పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా కానీ మన వీడియో ఎవరైనా పెట్టుకున్నారని మనకు తెలిసిందంటే ఇలా క్లెయిమ్ చేయొచ్చు. ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ రిమూవ్ అయిపోతుంది. వాళ్ళకొచ్చే ఒకవేళ వాళ్ళకనక ఆహ్, అకౌంట్ మానిటైజేషన్ అయిపోయి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అంటే అది కూడా ఆగిపోతుందనమాట.
ఓకే. అయ్యయ్యో! ఓకే. అవును. చాలా ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళకి మరి. ఇట్లాంటిదైతే.
ఖచ్చితంగా అండి.
అయితే, ఇలాగా ఆహ్, మరి మీ వ్యక్తిగత జీవితానికి, ఆన్‌లైన్ జీవితానికి మధ్య మీరెలా వ్యత్యాసం గాని ఒక బౌండరీ ఒక లైన్ ఎలా గీస్తారు?
నేనండి అంటే మనం ఏది చూపించాలో అదే చూపించాలి. అది మొత్తం అంటే ఉన్నదాని ఎక్కువ చేసి చూపించచ్చొద్దు అలా అని మన నిజ జీవితంలో జరిగే ప్రతీది కూడా చూపియకూడదు. అంటే ఇప్పుడు నేను మా వారితో కలిసి బయటికెళ్తాను. బయటికెళ్తున్నా అనేది చూపిస్తే చాలు. ఎలా రెడీ అవుతున్నాను? ఏం వేసుకుంటున్నాను? ఇది ఎక్కడ కొనుక్కున్నాను? అదెక్కడ కొనుక్కున్నాను? ప్రతి పర్సనల్ ఇన్ఫర్మేషన్ గూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అండి సోషల్ మీడియాలో ప్రతీది చెప్తే, అది ఎటు దారి తీస్తుందో కూడా తెలీదు. అందరివి మంచి కళ్ళు ఉండవు. లేకపోతే అందరూ మంచిగా ఆలోచించరు మన గురించి. ఏంటో రకరకాలుగా ఆలోచిస్తారు. మనకి రకరకాలుగా దాని మీద దాని వల్ల ఇంపాక్ట్ ఉండొచ్చు కాబట్టి ఈ ప్లాట్ఫార్మ్‌స్‌లో ఏది షేర్ చేస్తున్నాం అనేది స్పెసిఫిక్‌గా మనం ఆలోచించుకోవాలండి. నాకైతే అనిపిస్తుంది. నేనైతే బౌండరీస్ పెట్టేసుకుంటా. ఇదే చెప్పాలి. ఇప్పుడు సినిమాకెళ్తున్నాను. నేను సినిమాకెళ్తున్నా అనే చెప్తా. ఏ సినిమాకెళ్తున్నాను? ఏ థియేటర్‌కెళ్తున్నాను? ఎవరితో వెళ్తున్నా ఇన్ని రకాలొద్దు.
అవునండి. ఓకే. అవును. నిజమేనండి. అవును. నిజమేనండి. అవును. వాస్తవం ఉండేది. ఓకే. అవును. అంటే
అలా నాకు అనిపిస్తదండి. నేనలాగా ప్రైవేట్‌లో ఉన్నప్పుడు అలాగే ఉన్నాను అకౌంట్. పబ్లిక్‌లో అకౌంట్ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండి అలాగే షేర్ చేస్తూ ఉండేదాన్ని.
అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి గాని ఏది ఎంత ఎంత వరకు చెయ్యాలనేది మనము ఆలోచించుకొని చేయాలంటారు.
అంతే. ఖచ్చితంగా అండి.
అయితే ఒక్కొక్క వ్యక్తికి రెండేసి అక్కౌంట్‌లు ఉంటున్నాయి. ఒకటి ప్రైవేట్ ఒకటి పబ్లిక్. అది మీకు ఎలా అనిపిస్తది?
అసలది నన్నడిగితే ఎందుకు చేస్తారో కూడా తెలీదండి. ఆ! పబ్లిక్‌లో పెట్టుకునేమో అంతా వీడియోస్ ఫోటోసు పెడుతూ ఉంటారు. ప్రైవేట్‌లో బెడతారు. సేమ్ అకౌంట్ ఇదే అకౌంట్‌లో కింద హ్యాష్ ట్యాగ్ కింద ఇచ్చేస్తూ ఉంటాను. ఫాలో దిస్ యనదర్ అకౌంట్ అని చెప్పి, అది ప్రైవేట్‌లో పెట్టుకుంటారు. అంటే నాకనిపించేది ఏంటంటే ఇల రెండు రకాలుగా ఉంటే రెండు రకాల ఇన్కమ్ వస్తుందనేమో!
ఓకే. అవును. అవునండి. ఏమో మరి! అయితే పబ్లిక్ గురించి ప్రైవేట్ అకౌంట్స్ గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.
<chuckles>